అవునవును. ఆ పండగ వాతావరణం అ అ ఆ ఫుడ్ కానివ్వండి లేదా అందరం కలిసి టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం కదా! అది <swallows> చాలా మిస్ అయ్యాననమాట. ఫస్ట్‌లో ఏంటంటే చాలా బాధేసేది. కానీ ఒక్కటనిపిచ్చిదనమాట. నేనేంటి? ఫస్టసలు ఉండలేను అనుకోని బయలుదేరాను. కానీ ఒక 10, 15 డేస్‌కి ఉండగలనని నాకే అనిపిచ్చిందనమాట. ఇక్కడ నేను అడ్జస్ట్ అవుతున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్‌ని చేసుకున్నాను. ఆఫీస్‌లో అవ్వనివ్వండి, లేదా ఇక్కడ రూమ్‌మేట్ అవ్వనివ్వండి, అట్లా మంచిగా ఫ్రెండ్సుని చేసుకోవడం, ఆహ్, బయటికి వెళ్ళడం. నేనింతకు ముందసలు ఎక్కువ బయటకి వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడలా కాకుండా సినిమాలకు గానివ్వండి, లేదా పార్క్స్‌కి ఇక్కడ హైదరాబాద్‌లో అంటే చాలా జరుగుతూ ఉంటాయి గదా! ఫ్లీ మార్కెట్స్ అనీ ఎగ్జిబిషన్స్ అనీ.
ఓకే. అవును. అవును. ఓకే. అవునండి. నిజమే. ఏదో ఒక యాక్టివిటీస్ జరుగుతా ఉంటాయి.
అవును. ఆ కల్చరల్ యాక్టివిటీస్‌కి వెళ్ళడం. నాకు చిన్నప్పటి నుంచి కథలు అన్న అవంటే చాలా ఇష్టమన్నమాట. ఇక్కడేంటి? ఓపెన్ మైక్స్ ఉంటాయి. పోయెట్రీ సెషన్స్ ఉంటాయి. అవసలుంటాయని నాకు తెలీదు. ఇది ఇంతకు ముందు సినిమాల్లో చూడడం తప్పితే. ఇప్పుడేంటంటే అలాంటి వాటికి వెళ్తున్నాను. నేనేంటంటే నార్మల్‌గా కూడా నేను ఎక్స్‌ట్రావర్ట్‌నే అన్నమాట. బానే మాట్లాడేయగలను.
ఓకే. అవును. నిజమే. ఓకే. ఎక్స్‌ట్రావర్టే కానీ కొంచెం కంఫర్ట్ జోన్‌ని వదిలి రావడమంటే కొంచెం భయం. ఓకే. అయితే
అవునవును. సో ఇక్కడికొచ్చిన ఒక నెల ఏంటంటే బానే ఇబ్బంది పడ్డారన్నమాట. ఆ తరువాత నేను ఫస్ట్ ఆ భయమనేది పోయింది నాకు. నేనుండగలను అని చిన్న చిన్నగా నేను అడాప్ట్ అవ్వడం మొదలుపెట్టాను. ఒక రొటీన్ అనేది ఫాలో అవ్వడం. హ్మ్.
అయితే మీ మార్పు అనేది మీరు స్లోగా యాక్సెప్ట్ చేయడం ద్వారా మీ యాంక్సైటీ తగ్గిందా? అంటే ఆ భయం తగ్గిందా?
హ్మ్. తప్పకుండా. అంటే ఫస్ట్ ఏంటంటే వచ్చినప్పుడు, వచ్చిన ఒక 1 వీక్ ఏంటంటే రోజు కాల్ చేసేదాన్ని మమ్మీ వాళ్ళకి. మూడు పూట్ల కాల్ <giggles> చేసేదాన్నన్నమాట. ఒక పాయింట్‌లో అయితే నేనుండలేను, వచ్చేద్దామని అని చెప్దాం అనుకున్నాను 10 డేస్‌కే. కానీ నాకే అనిపించింది. కానీ ఆఫీస్ కూడా దానికి చాలా సహాయపడిందనే చెప్పాలి. నా ఆఫీస్ మేట్స్ కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళు నాకంటే కొంచెం పెద్ద. సో చాలా బాగా చూసుకున్నారు. నేనిట్లా చెప్పాను. నేనిలా ఫస్ట్ టైమ్ ఉండడం.
అవునా? ఓకే. ఓకే. పాంపర్ చేశారు.